అంటే బాగా రావడం, రాకపోవడం అది కాదండీ. మనం ఉన్న వాయిసే పాడొచ్చు. కాకపోతే మనం ముందు 2, 3 రోజులు ప్రాక్టీస్ బాగా చేస్తుంటాం కదండీ. సో, వాయిస్ అనేది బొంగురు వాయిస్ అవ్ అవిపోతూ ఉంటుందండి. దాని కోసం నేను ఇలాచి వేసుకునేదాన్ని అండి. అంటే ఇలాచి వేసుకుంటే నెక్స్ట్ డే అంటే వెంటనే పాడాలి కదా! మనం ప్రాక్టీస్ చేసి, చేసి ఆ! అది డిస్టర్బ్ అవ్వద్దు మధ్యలో అంటే, <smacks lips> రాగాలు కొంచెం ఊపిరి బిగమం మింగుకొని వాడే పాడేటివి ఉంటాయి కదండీ అసలు. ఆ! <chuckles>
హుహు. అవునవును. ఓకే ఓకే. ఓకే. అవునవును. అవును. హ్మ్. అదేలే అదేలెండి. అర్థమైంది. <chuckles> కానీ ఇంకొకటి కూడా మనం అంటే ఆర్టికల్‌లో చూసాము. ఏమని అంటే ఇట్లా పాటలు పాడేవాళ్ళు, ఇట్లా ఉంటారు కదా! సంగీతమిష్టపడేవాళ్ళు. ఎక్కువగా మీలాగా ఇట్లా కాంపిటీషన్స్‌కెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఆహ్, ఇట్లా మాంసాహారం తినరంట. ఎందుకంటే ఇట్లా ఆహ్, నాలిక మొద్దుబారిపోతుంది. అందుకని అంటే ఆ పదాలన్నీ సరిగ్గా పలకలేరు అని. ఆహ్, మాంసాహారం తినరు. దానికి అల్పాహారం, దానికి సపరేట్‌గా ఉంటాయన్నట్టు ఒక ఆర్టికల్‌లో ఉందనమాట. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? హ్మ్.
ఆ! అవునవునండి. ఓహ్! ఓకె. ఉ ఉండొచ్చండి. ఉండొచ్చండి తప్పకుండా. నాకు అంత తెలవదు. నేను అంత డీప్ అబ్‌జర్వేషన్ చేయలేదు కానీ అండి. అంటారు కదండీ. ఆనియన్స్ తింటే నాలుక లడ్డుగయ్యి ఇట్లా మాటలు సరిగ్గా మాట్లాడడానికి కూడా రాదు. నత్తి పోతుంది అంటారు. ఆ! పదాలు పలకడానికి. అది అది నిజం అండి. ఫుడ్ విషయంలో ఉంటుంది. అంటే మే బీ నాన్‌వెజ్ తినకపోవడానికి అంటే, కొంచెం తక్కువ ఫుడ్ తిండి, లైట్ ఫుడ్ తింటే, ఊపిరి బిగమంగుకొని ఎక్కువ అంటే ఇప్పుడు మూవీస్, సాంగ్స్ ఇంటా ఉంటాం కదండీ. 'చిత్ర' గారు ఉన్నారండి. ఎ ఎంత సేపు ఆమె ఎంత బి ఎం ఎంత సేపు కంట్రోల్ చేసుకుంటుంది బీత్‌గ్ బ్రీతింగ్ కంట్రోల్ చేసుకొని వాడుతుందండి ఆమె. 'సిద్ శ్రీరామ్' గారు కూడా అయన‌లో స్పెషాలిటీ అది అండి. బ్రీత్ కంట్రోల్ చేసుకొని పెద్ద లిరిక్‌ని పాడుతూ ఉంటారు వాళ్ళు. దాని కోసము కరెక్ట్ డైట్ మెయింటైన్ అంటే హ్మ్, చికెన్, మటన్ <chuckles> నాన్‌వెజ్‌ది తింటే ఇక గట్టిగా పొట్ట అలా అయిపోయి అవ్వదు కావచ్చు. సో, ఉండొచ్చు అండి. తప్పకుండా నె నేను కూడా నమ్ముతానండి అది ఫుడ్ విషయంలో. నిజంగా నమ్ముతాను నేను అది.
ఓకే ఓకే. హ్మ్. పదాలు పలకడానికి ఓకే. అయితే నిజమే అంటారా? హ్మ్. అవును అవును. ఓకే. హ్మ్. నైస్ నైస్! హుహు. <giggles> ఓకే. నైస్! ఓకే ఓకే. అయితే ఇట్లా ఫోకస్ కోసం సంగీతం వినడం మీకు చాలా సహాయపడిందని అంటున్నారు కదా!
ఆ! అవునండి.

ఆ! ఉంటుందండి. తప్పకుండా ఉంటుంది.
ఆహ్, అలా తగ్గట్టే ప్లే లిస్ట్ కూడా పెట్టుకున్నారా మీరు సిద్ శ్రీరామ్‌వి, చిత్ర గారివి?
ఆ! అవునండి. మీకు ఇంకోటి చెప్పాలా అండి? చదివి, చదివి, చదివి బోర్ ఒచ్చేటప్పుడు క్లాస్ విందాం అనుకుంటా గద. అంటే ఊకే బుక్కె పడ్డ క్లాస్ వినేటప్పుడు సైలెంట్‌గా ల్యాప్టాప్‌లో క్లాసస్ పెడతానండి సైడ్‌కి ఫోన్‌లో లో వాల్యూమ్ పెట్టి సాంగ్స్ పెట్టుకుంటానండి నేను. <chuckles> ఆ! హ్మ్, గా సాంగ్స్ కొంచెం లిరిక్స్ వినుకుంటూ, ఇటు గు క్లాస్ వినుకుంటూ అలా <smacks lips> అంటే బోర్ ఒచ్చినప్పుడు మరీ
హ్మ్. హుహు. ఓకె, ఓకె. అదేలెండి. <giggles> నైస్ నై హ్మ్. అమ్మో! అసల క్లాస్ వింటూ పెడతారు అసల నిజంగా. ఓకె.
ఆ! ఆ! అవునండి. అంటే కొంచ్ అప్పుడప్పుడు మరి ఎక్కువ కాదండి కొంచెం ఆహ్, ఇళయరాజా మెలోడీస్ కూడా చాలా బాగుంటాయి కదండీ! ఆయినవి. అయినవి కూడా నాకు చాలా ఇష్టం అండి. అసలు బా మంచిగుంటయండి ఆయినవి.
అదేలెండి, అదేలెండి. అవునవును నిజంగా. ఓకె. ఎప్పుడన్నా మీరు సంగీతం అంటే ఇస్ ఇంట్రెస్ట్ ఉంది గదా! ఎప్పుడన్నా క్లాసెస్‌కెళ్దాము అట్లా ఏమన్నా అనిపించిందా ఎప్పుడన్నా?
అవునండి. వెళ్ళానండి నేను స్కూల్‌లో ఉన్నప్పుడు సరిగమ ఆ! సరిగమపదనిసా అని ఆహ్, ఒక అంటే మ్యూజిక్ మాస్టర్ వచ్చిండండి మా స్కూలులో అంటే మాకు సమ్మర్ క్యాంప్స్ ఉంటాయి స్కూలులో సమ్మర్ క్యాంప్స్ ఉన్నప్పుడు 2 మంత్స్ ఉంటుంది సమ్మర్ క్యాంప్స్. అప్పుడు ఆ! వెళ్ళానండి ఆయన నేర్పించిండండి సా రీ అంటే సా అని పలకరీయడము సా రి గా మ పదనిసా అని. ఆ! ఒక్కొక్క వర్డ్ పలకరించడం అలా చేశిండండి ఆయనా హ్మ్. అవి కూడా నేర్చుకున్నానండి నేను అది ఒక్కటే నేర్చుకున్న.
వెళ్లారా? ఓకె. ఓకె. హ్మ్. ఓకె. అదేలెండి. హ్మ్. అదే. అదేలెండి. పలికే విధం కూడా ఉంటది గదా! హ్మ్. అయితే మీకు సంగీతం ఒక హాబీ లాగే అనుకోవచ్చన్నమాట. అంటే ఫోకస్‌కన్నా చెప్పడం, ఇంట్రెస్ట్ వల్ల వచ్చిన హాబీ. అంతేనా?
అ అవునండి.